ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న అపార్ట్‌మెంట్స్ అంటే స్క్వేర్ ఫీట్ తక్కువ ఉన్న అపార్ట్‌మెంట్స్ చూడడానికి గేటెడ్ కమ్యూనిటీ ఇట్లా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నారు కదా!
అవును. ఇప్పుడు అందరూ చాలా మంది అంతే. నేను కూడా అంతే <chuckles> అందులో.
అవును. అట్లా ఉన్నప్పుడు, ఆహ్, మనకి కోవిడ్ తరువాత చాలా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్స్ అట్లా చాలా ఒచ్చినియి గదా! మరి అలా ఉన్నప్పుడు మీరు మీ సెటప్ ఎలా చేసుకున్నారు? దాన్ని ఆ ఆఫీస్ పర్పస్‌గా అంత చిన్న అప్ ఇంట్లో.
అవును. అదే కదా! అసలు అదే కదా! చిన్న అపార్ట్‌మెంట్ అంటే, మాది చిన్నదిగా అయిపోయింది. ఎందుకంటే ఈ పాత సామాన్లన్నీ ఇప్పుడు మా హాల్‌తో మొదలుపెడితే అక్కడ అన్నీ కూడా మా అమ్మమ్మ, నాన్నమ్మలు ఇచ్చినవి. ఆ!
హ్మ్. అదేలే. ఆ! ఒకప్పుడు సామాన్లు అవన్నీ ఉన్నాయి.
అవన్నీ పాత సామాన్లన్నీ అక్కడ పేర్చేసుకున్నాం నేను. మా వారి సైడ్‌వి నా సైడ్‌వి ఏవో, నేనెప్పుడో తెచ్చుకున్నవి. పుట్టింటి నుంచి. ఆ!
ఓకే. మీ పెళ్లప్పుడు తెచ్చుకున్నయి, అటు సైడ్ ఇటు సైడు. హ్మ్.
అలాగా. అదే కాకుండా మధ్యలో మాకు ఎంతో బాగున్నాయని సోఫా సెట్ కూడా కొనేసాం.
ఓకే, ఓకే. ఆ!
అది ఒక్ అది కూడా ఉంది. మధ్యలో టీపాయి. గ్లాసుది ఉంది. తర్వాత మళ్లీ ఇంకేదో బాగుందని, చెక్కది, పాతది, ఆ! ఇలాగ. <laughs>
హ్మ్. నచ్చిన నచ్చినట్టేమో తీసుకోవాలి అనిపిస్తదేమో గదా! అప్ హ్మ్.
అదే కదా! అందులో తన్నుకు పడేటట్టు పేర్చేసుకున్నాం అది. ఉ ఆ
ఓకే. ఎంత స్క్వేర్ ఫీట్ మామూలుగా మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు, అపార్ట్‌మెంటు.
మాది 1200 స్క్వేర్ ఫీట్ కానీ, అసలు 900 స్క్వేర్ ఫీట్‌లా మారిపోయింది సామాన్లని. అది నైన్ హండ్రెడే.
ఓకే. హ్మ్. <laughs> ఆ! అంటే బాల్కనీ అని, ఇవి ఎక్కువ అయిపోయి ఉంటాయి గదా! ఈ మధ్యలో బాల్కనీ ఎక్కువ హైలైట్ జేస్తున్నారు గదా!
క కరెక్టు. అదే కదా. ఆహ్, బాల్కనీ కూడా బావుంటుంది. మనకంటూ ఆ ఓపెన్ స్పేస్ ఉండడం, చాలా కలిసొస్తుంది మనకి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏం చేశాను? ఆ మమకారాన్ని వదులుకొని, చక్కగా అది ప పక్కన పెట్టి కిందన డిస్పోజ్ చేసేసాం. తీసేసాం. మొత్తం పాతదంతా క్లీన్ చేసేసాం. పెద్ద బుక్ షెల్ఫ్ ఒకటుంది. అందులో పాత పుస్తకాలు, ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలు మొత్తం అందులో. కొన్ని చాలా పుస్తకాలు శిథిలావస్థలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆ స్క్రాప్ వాళ్లకు పిలిచి చక్కగా అవన్నీ డిస్పోజ్ చేసేసి, కొన్ని మా పిల్లలు ఇప్పుడు చదువుతున్న, ఇప్పుడు కా కావాల్సిన మట్టుకే ఉంచారు.
హ్మ్. హ్మ్. అదేలెండి. ఓకే. తీసేసారా పాతవన్నీ? ఓకే, ఓకే. హ్మ్. అన్ని తీసేశారు. హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! ఆ బుక్స్‌లో నుంచి కొన్ని సెగ్రిగేట్ చేసారన్నమాట. పనికొచ్చేవి, పనికిరానివి ఇవన్నీ.
ఆ! కొన్ని అంటే చాలా ఫీలే అక్కడ. ఒక 80, 80% పనికి అంటే, పనికిరాని అనకూడదు కానీ, మరి అంతే అలాగ అయిపోయాయన్నమాటది. ఆ! సో, అలా వాళ్లని పిలిచి
ఆ! హుహుహు. ఆ! ఓకే. అంటే ఇదంతా ఇప్పుడు ఆఫీసు దాని కోసం ఇయన్నీ తీసేయాల్సి ఒచ్చిందా?
తీసేయవలసి వచ్చింది కాదు తెలుసుకున్నాను నేను, గ్రహించాం. అది మేమిద్దరం గూడా, మా ఆయన కూడా చాలా సహకరించారు. అది తెలుసుకుని ఎందుకంటే మేము ఒసారి మా ఫ్రెండింటికెళ్ళాం. అక్కడ వాళ్ళది ఓన్లీ 800 స్క్వేర్ ఫీటట. అది అడుగితే చెప్పింది. ఎంత
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అంటే 800ల స్క్వేర్ ఫీట్‌లో మామూలుగా బెడ్రూము, కిచెను, హాలు, బాల్కనీ, బాత్రూము.
అది ఎయిట్ హండ్రెడు నైన్ హండ్రెడు ఆ 900 అనుకుంటాను. ఎంత స్పేషియస్‌గా ఉందంటే లోపల నేను ఆశ్చర్యపోయాను. ఇంత నీట్‌గా భోజనానికి పిలిచింది మమ్మల్ని. నేను, మా వారు ఇద్దరం వెళ్ళాము. ఎంత నీట్‌గా ఉందంటే, ఆ ఇల్లు ఆ! నేను ఇంకా మా 1200
ఆ! ఇవన్నీ ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే సామాన్లు తక్కువున్నాయా?
ఆ! సామాలు ఏవి కావాలో అవే ఉన్నాయి. అది. తక్కువ అవసరమైనవి పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ!
హ్మ్. అది. ఆ! అదే, అదే. అనవసరమైని అన్ని తీసేసి.
తీసేసారు. ఎప్పటికప్పుడు. అది తీసేస్తుంటా. అది నాకా టెక్నికు నాకు ఖచ్చితంగా ఇదే నేను పాటించాలని నిశ్చయించుకున్నాను. అది.
హ్మ్. హ్మ్. <giggles> ఓకే. అది చూసి మీకు అనిపిచ్చిందన్నమాట అయితే. హ్మ్.
అవును. ఇది వర్క్ ఫ్రమ్ మోటో ఒకటి అయిపోయింది కదా! ఈ మధ్య కాలంలో‌ని. ఆ కంప్యూటర్లు ఇవన్నీ పెట్టుకోవాలి.
అవును. అవును. ఈ కోవిడ్ తరువాత ఎక్కువ వర్క్ ఫ్రామ్ హోములు వింటున్నాం గదా! మనము. హ్మ్.
అదే కదా! సో, అందుకని మొత్తం ఆ హాల్లో పెద్ద షెల్ఫున్నది. ఆ షెల్ఫ్ కూడా తీసేసాం. ఎందుకంటే ఒక 10 పుస్తకాలు
ఓకే. అది అంటే తి డిటాచబులేనా? దానికి ఇట్లా జాయిన్ జేయకుండానే ఉంటదా?
ఏదో పాతది, పాతకాలంది షెల్ఫది. సో, అది బయట డిస్పోజ్ చేసేసి, అంటే ఏందో ఎవరో అడిగితే ఇచ్చేసాం. ఎవరికో ఇచ్చేసాం. స్క్రాప్‌కే, మరేమిటింక, <chuckles> స్క్రాప్‌కి ఇచ్చేసాం. ఇచ్చేసి అది చక్కగా అక్కడ ఎంతో ప ప్లేస్ ఏర్పడింది అప్పుడు. గాలి, వెలుతురు కూడా చక్కగా వస్తున్నాయి కిటికీలోంచి. మంచి గాలి, వెలుతురు, హాలన్నది బాగుపడింది అప్పటికి. ఆ!
హ్మ్. హ్మ్. అయన్నీ ఏం చేసారు మరి? అంటే స్క్రాప్‌కేసేయడం అట్లా? ఆ! అదేలే. హ్మ్. ఆ! ఓకే. హ్మ్. అంటే తీసేసిన తరువాత మీకు బాగా తేడా దెలిసిందన్నమాట. ఆ వెలుతురు గాని.
ఆ! ఎంతో తేడా. అందరు ఆశ్చర్యపోయాం. ఇంత పెద్ద హాలు ఉందా నాకు అని. ఆ! అలాగా. తరువాత కిచెన్‌లో కూడా అంతే. ఎన్నో గిన్నెలు, మా చిన్నప్పుడు నేను సంసారాన్ని తెచ్చుకున్న, ఏది నా ప పురిట్ పుట్టింటి నుంచి తెచ్చుకున్న గిన్నెలు, ఇంకా ఇత్తడి గిన్నెలు, మర్రి చెంబులు, అటక ఇలా తీయగానే నెత్తి మీద పడుతున్నాయవి. అలాగా <laughs> అవన్నీ కూడా పైన ఒక టేబులేసుకొని, మావారి సహకారంతో అవన్నీ
హ్మ్. అదేలెండి. ఆ! హ్మ్. స్టీల్ గిన్నెలు, ఇత్తడి గిన్నెలు ఇవ్వా? <chuckles> అయ్యయ్యో! ఆ! హ్మ్. సన్ సైడ్ పైన పడేశారా?
అవన్నీ కూడా పని చేసాం. ఎందుకంటే వంద రూపాయలకి కొన్నది రూ. 10 కూడా రావట్లేదు. ఏదో కిలో 20 రూపాయలెంతో చెప్తున్నారు అది. ఎందుకొచ్చే ఇది ఎవరికైనా పనికొస్తే వాడుకుంటారని చుట్టుపక్కల
ఓకె. ఓకె. హ్మ్. <giggles> అదేలేండి. ఆ! ఆ! కానీ, ఇప్పుడు అందరూ మళ్ళీ పాత వాటి మీదకే ఎళ్తున్నారు గదా! ఇప్పుడొచ్చగానే మళ్ళీ పాతవే బ్ మంచిది ఆరోగ్యపరంగా అవి అని వింటున్నాం గదా!
అవును. <chuckles> అవును. అదే. అది ఎప్పుడో కావాల్సినప్పుడు అంటే నా 2, 3 కిం ఉంచుకున్నాము. ఒకే షేపు బోలెడు ఓ పదో ఎన్నోని. అలాగా 1 ప్లస్ 1 ఆఫర్లు చూస్తే ఇది చాలా బావుంది. ఇదసలు ఈ షేపే లేదు అనుకుంటూ అలాంటివన్నీ కొనేసుకోవడం. ఎక్కడ తీర్థయాత్రలకెళ్ళినా ఆ ఇత్తడి ఇవన్నీ కొనేయడం అక్కడ. సో, అవన్నీ కూడా క్లీన్ చేసేసి మా వ వాచ్‌మ్యాను వాళ్ళకి అందరికి పంచేశాను. ఆ!
హ్మ్. అదేలే. అదేలే. హ్మ్. ఓకె. అదేలేండి. ఆ! అదేలేండి. అంటే మీకు అవసరమైనవి ఉంచుకొని, మిగతావన్నీ ఎవరికైనా అవసరమవుతాయని ఇచ్చేసారు.
ఇచ్చేసాను. దానివల్ల ఏమవుతుందంటే, అక్కడ ప్లేసంటూ ఏర్పడిందక్కడ. కిచెన్ కూడా విశాలంగా అయింది. తర్వాత బెడ్‌రూమ్‌లోని కూడా, బట్టలు కబ్‌బోర్డ్‌లో బట్టలు, పక్కన షెల్ఫుల్లో వాటిలో ఎన్ని బట్టలో చెప్పలేం. ఆ! అస్సలు. ఆ! అది 1 ప్లస్ ఆన్‌లైన్ షాపింగోటి మొదలయింది కదా! ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఆన్‌లైన్ అస్సలు
ఓహ్! హ్మ్. హ్మ్. <giggles> ఎం అదేలే. ఆ! పాత బట్టలన్నీ ఇచ్చేసారా? <giggles> ఆ! అంటే ఇదివరకి ఒక పండగొచ్చిందంటే కొనేవాళ్ళేమో కదా! ఇప్పుడు ప్రతిరోజు
అవును. ఇప్పుడిలా బటన్ నొక్కితే నాలుగు బట్టలు కొనేసుకోవడం, అవసరం ఉన్నా లేపోయినా. డీల్ షో అనగానే ఒక నాలుగు జతలు కొనేసుకోవడం. అందరూను. పిల్లలు కొనియడం ఆహ్, మావారు కొనేస్ అందరూ ఇంక. అవన్నీ ఆ! కొత్తవి మంచి కండిషన్‌లో ఉన్నాయి, పొట్టైపోయినవి కూడా ఉన్నాయి చాలాను. కొత్తవి వాడకుండానే పొట్టైపోయేవి. ఆ! అవన్నీ <chuckles> అదే కదా! అవన్నీ తీసి ఒక 4, 5 బస్తాలొచ్చాయి ఆ బట్టలు. అది. ఆ! అదే చేశాను అక్కడికే వెళ్ళాం. చక్కగా వెళ్ళి ఆ పక్కన అనాధాశ్రమానికెళ్లి అవన్నీ ఇచ్చేసాం చక్కగా. ఇచ్చేస్తే ఆ కబోర్డు, ఆ పక్కన ఇంకో ఏదో పెట్టాం అన్నీను, ఆహ్, వ అవన్నీ తీసేస్తే నీట్‌గా ఉంది. ఇప్పుడు ఆ బెడ్‌రూమ్‌లోనే ఒక పక్కన మంచి ప్లేస్ ఏర్పరుచుకున్నాను నేను. చిన్న బాల్కనీ ఆ! నా ఆఫీస్ పర్పస్ కోసం. అక్కడ ఒక టేబులు అవన్నీ ఎరేంజ్ చేసుకుంటే గాలి, వెలుతురు వచ్చేటట్టు కిటికీ పక్కన. తర్వాత, నా వెనకాల బ్యాక్ గ్రౌండ్ గోడ వచ్చేటట్టు. అది. దానివల్ల ఇక్కడయి అక్కడ కదలికలు అవి కనిపించకుండా ఎప్పుడైనా అదే.
<giggles> అదేలే. ఓకె. అదేలేండి. ఆ! హ్మ్. హ్మ్. వాడకుండా పొట్టైపోయినాయి. పిల్లలు పెరుగుతారు గదా! ఆ! ఓహ్! ఏమన్నా ఆర్ఫనేజ్‌కి అట్లా ఏమన్నా ఇ డొనేట్ చేసారా? ఓహ్! హ్మ్. హ్మ్. ఓహ్! మంచిది. ఓకె. హ్మ్. మీ ఆఫీస్ పర్పస్సే. ఓకె. ఆ! ఓకె. ఆ! ఆ! ఆ! అదేలేండి. అదేలేండి. మీకు, మీ ఆఫీస్‌కి తగ్గట్టుగా, అనుకూలంగా అయితే సెటప్ చేసుకోగలిగారు అన్నీ.
ఆహ్, సెటప్ చేసుకొని చక్కగాను, ఆ! ఒక మూలకి ఏర్పరుచుకున్నాను. తలుపులు కూడా వేసుకోవడం ఈజీగా, సులువుగా వేసుకొని, ఇప్పుడు బయటేమైనా హడావిడి అవుతుంటే తలుపేసుకొని కూర్చోవచ్చు. అది. అలాగా. <chuckles> అది.
హ్మ్. హ్మ్. ఓకె. అదేలే. అదేలే. అదేలే. అంటే ఇప్పుడు ఇదంతా బానే ఉంది. ఈ అపార్ట్‌మెంట్ కొంచెం చిన్నదంటున్నారు. మరెప్పుడన్నా చుట్టాలు గాని, ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి అట్లా, మరి అప్పుడెట్లా మ్యానేజ్ చేసేవాళ్ళు మీరు?
ఆ! ఇప్పుడివన్నీ తీసేసిన తరువాత, బాల్కనీలో కూడా అసలెన్నో విరిగిపోయిన కుర్చీలు ప్లాస్టిక్కు కుర్చీలు ఇవన్నీ పెట్టాం. అదేంటి వర్షాను వర్షాకాలంలో వర్షం పడి, అక్కడ దోమలు గుడ్లు పెట్టడం, ఓ 10 మంది నించునే బాల్కనీ ఒకళ్ళు గూడా వెళ్లే కష్టపడి నుంచోవాల్సొచ్చే పరిస్థితికొచ్చింది. <chuckles> అవన్నీ కూడా తీసేసాం. తీసేస్తే ఇప్పుడు బాల్కనీ అవి నీట్‌గా అయిపోయి, ఇప్పుడు మా ఇల్లు పెద్దదిగానే ఉంది. ఇప్పుడో వ వ నలుగురొచ్చినా కూడా, విశాలంగా చక్కగా ఒక బెడ్‌రూము వాళ్ళకి ఇచ్చేసి, అవన్నీ బా ఎరేంజ్ చేసుకొని, ఆ బెడ్డది కూడా ఏ ఏం చేసామంటే, అక్కడ హాల్‌లోని ఇప్పుడు మల్టీపర్పస్ ఆహ్, షెల్ఫనేది ఉంది.
హ్మ్. ఓకె. హ్మ్. అట్లా అయిపోయింది ఆ! అదేలే. ఓకె. ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. ఆ! అదేలే అంటే దివాన్ లాగా ఉండి, లేకపోతే లాక్కొని బెడ్డు లాగా. అలాగా?
బెడ్డులా కూడా వాడుకోవచ్చు. అలాంటిది బెడ్‌రూమ్‌లో కూడా ఒకటి పెట్టుకున్నాం. తర్వాత హాల్‌లో కూడా ఒకటి పెట్టడం వల్ల, చక్కగా ఓ సోఫా సెట్టు ఈ దివాను అంతే. అది.
ఓహో! హ్మ్. అదేలేండి. అంటే మీకు, స్పేసెక్కువగా కనిపించదు. కానీ, ఎవరన్నా వచ్చినప్పుడు మటికి అది బాగా ఉపయోగపడుతుందా?
ఆ! బెడ్డు కింద మారిపోతుందది. ఎవరైనా మా మరిది గారు ఎవరైనా వచ్చినప్పుడు, చక్కగా ఆ బెడ్డు హాల్‌ ఆయన అతను "బెడ్‌రూమ్‌లో నేను పడుకోను" ఆంటాడు. అతనికిష్టముండదు. <chuckles> అతను అక్కడే పడుకుంటారు.
ఓకె. ఓకె. హ్మ్. ఓహో! అంటే ఎవరన్నా ఇంటికొచ్చినప్పుడు అట్లా.
ఆ! ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు, మా మరిది ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళక్కడ పడుకుంటారు. అది ఇంకోటి ఆ లోపల దుప్పట్లు, ఈ తలగడాలు, కవర్లు, ఇవన్నీ అందులో పెట్టేసుకుని. అది. ఆ ముందు దీవానులో.
ఆ! ఆ! అదేలే. ఓకె. ఓకె. ఓకె. ఎన్ని బెడ్ రూములండి? అంటే ఇప్పుడు మీది అపార్ట్‌మెంటు స్క్వేర్ ఫీట్ బట్టి ఉంటుందా? ఎన్ని బెడ్ రూములు?
ఆ! అంటే 2 బెడ్‌రూమ్సే కానీ బాల్కనీలు పెద్దవి మూడిచ్చాడు మాకు.
హ్మ్. ఓకే. అదేలే. ఆ!
3 చిన్ అంటే మరీ పెద్దయి కాదు అంటే చక్కగా బాల్కనీ ఓపెన్ ప్లేసులు మూడిచ్చాడు. దానివల్ల ఏంటంటే చాలా గాలి వెలుతురు చాలా బావుంటుంది. 4థ్ ఫ్లోర్ మాది. ఆ అది. చక్కగా గాలి వెలుతురు ఉంటుంది. ఆహ్, అన్ని విధాలా ఇప్పుడంతా స్పేసు అరేంజ్ చేసుకున్నాము. ఆ! కర్టెనులు
హ్మ్. గాలది బాగొస్తుందా? ఓకే. అదేలెండి ఆ! అదేలెండి దానికి తగ్గట్టు మీరు అంతా సమకూర్చుకొని ఉంటారు. హ్మ్.
అదే తర్వాత మంచి కర్టెనులు కూడా లైట్ కలర్ కర్టెనులు వేసుకుం సిల్క్ టైపు.
ఓకే. ఎందుకండి అట్లా అంటే లైట్ కలరే అని ఎందుకట్లా ప్రశాంతంగా ఉండడానికా?
అంటే లైట్ కలర్ వేస్తే విశాలంగా కనిపిస్తొంది ఇల్లు.
ఓకే. ఆహా!
అది నాకెక్కడో చదివాను నేను. వె యూట్యూబ్‌లో వాటిలో చదువుతా ఆ విన్నా.
అదేలెండి. అదేలెండి. అంటే మనం వేసుకునే వాటి బ కలర్స్ బట్టి గూడా మనకి ఆ ఇదుంటదన్నమాటయితే!
అవును. అదే కాకుండా గోడలక్కూడా ఒకప్పుడు డార్క్ గ్రీన్ అలాంటివేవో వెర్రి పడి వేసుకున్నాం. దా దాని వల్ల కూడా <chuckles> గూబ్యంలాగయిపోయి ఒక రకంగా ఇరుకుగా కనిపించేది అలాగా ఉత్తినే అసలు.
హ్మ్. అవునవును. ఆ! <chuckles> అవునవును. ఇప్పుడన్ని లైట్ కలర్సు, పేస్టల్ కలర్సు. ఆ!
మొత్తం ఆ! చక్కగా లైట్ కలర్స్ వేసి దాని మీద చిన్న డిజైన్‌లవి పెట్టించి. అది. దానివల్ల విశాలంగా కనిపిస్తొంది ఇప్పుడు. అది. వాళ్ళు
ఓకే. అంటే అట్లుండడం వల్ల కొంచెం అంటే మనసు గూడా ప్రశాంతంగా ఉంటదేమో గదా!
అవును. అంతే కదా! ఇప్పుడు నేను కుడా నా ఆఫీస్ ప్లేసు ఆ అరేంజ్ చేసుకోడం వల్ల నాకు నేను పని చేసుకున్నంత సేపు ఎవరికీ ఇబ్బంది గూడా ఉండదు.
హ్మ్. హ్మ్. ఓకే, ఓకే. అంటే ఇంకా ఆ రూముకి ఆహ్, ఎవరు డి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం గాని, మీకు ప ఇంకో రూమ్‌తో పని న ఉండడం గాని అట్లేముండదు.
అది. అది. అవును. అలా ఉండకుండా ఇప్పుడు నా బెడ్‌రూంలో అంటే మా వారు సాయంత్రం ఎప్పుడో వస్తారు ఆయ ఆయనకొచ్చి ఆయన్ ఆ! మా రూమ్ అన్నమాట. మా బెడ్‌రూంలో ఆ మూలకు పెట్టిసాను. అది ఒక రూమ్‌లాగా మార్చేసి చక్కగా ఆ బాల్కనీ కూడా అటాచ్డ్ ఉందక్కడ. అది. దానివల్ల అప్పుడప్పుడు బ బయటికెళ్ళి బ్రేక్‌లు తీసుకున్నా నేను ఆహ్, మధ్య మధ్యలో టీ బ్రేకు, తర్వాత గోరువెచ్చటి నీళ్లు తాగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అది అప్పుడు
హ్మ్. ఓహ్! ఓకే. ఆ! ఓకే. ఓకే. ఆ! అదేలెండి. ఆ! మధ్య మధ్యలో మీ వర్క్ మధ్యలో ఇట్లా చిన్న చిన్నవి ఇది చేస్తూ ఉంటారు.
విరామాలు తి చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు కూడా చేసుకుంటాను. వ్యాయామం.
ఓహ్! అ అలాగే కూర్చుండిపోతే మొత్తం పట్టేస్తాయి కదా! కండర కండరాలన్నీ.
అవును. అందుకే చక్కగా మ్యాట్ కొనుక్కున్నాను. యోగ మాటో ఏదోని, కొనుక్కుని, పొద్దున్న చక్కగా వ్యాయామం చేసుకోవడం, తరువాత మధ్యలో కూడా కొన్ని ఎక్సర్‌సైజ్‌లు ఇలాగ చేతులు తిప్పడం షోల్డర్స్ తిప్పడం
ఆ! ఓకే, ఓకే. ఆ! అంటే మీరు వర్క్ స్టార్ట్ చేసాక అయిపోయేలోపే ఇవన్నీ చేసుకుంటారు, మధ్యలో.
ఆ! అది తే ఇది పొద్దున్న చేసుకుంటాను. ఈ మధ్య మధ్యలో బ్రేకుల్లప్పుడు కూడా మాకు మ వీడియోలు పెడుతున్నారు మా ఆఫీస్ వాళ్ళు. ఇలాంటివి చేసుకోండి మీకా మెడ నొప్పులవి రావని.
హ్మ్. హ్మ్. ఓకే. అదేలెండి. అదేలెండి. ఈ స్పాండిలైటిస్ అని ఇట్లా చాలా మటికి వింటున్నాం గదా! మనం ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి.
అది. అవును. అదే. అలాంటియి రాకుండా వాళ్ళు చిన్న వీడియోలు పంపిచ్చి, మీరు ఖచ్చితంగా ఇది ఒక ఒక అరగంట గ్రేప్ ఆహ్, బ్రేకిచ్చి 15 నిమిషాలు అలాగా. ఖచ్చితంగా మేము పాటించాలన్నమాట అది. అది. ఆ! అది.
హ్మ్. హ్మ్. ఓకే. అదేలే. అదేలే. అంటే ఇప్పుడు మీరు ఇది వర్క్ ఫ్రమ్ హోమే జేస్తున్నారు గదా! మరి బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? ఇంట్లో ఇది ఆఫీస్ సెటప్పు అంతా.
ఆ! ఖచ్చితంగాను. మేము బ్యాలెన్సు అంటే ఆహారం ముందు టిఫిన్లవి కూడా ఆదివారం అవుతే అన్ని రుబ్బి ఉంచేసుకుంటాం చక్కగాను. ఆహ్, ఈ దోసలు పిండి, ఇడ్లీ పిండి అన్నీను. అవన్నీ పెట్టుంచు
హ్మ్. హ్మ్. హ్మ్. అదేలే. అన్ని అంటే ఆ వారానికి సరిపడా.
అవును. అవన్నీ పెట్టుంచేసుకోవడం వల్ల అల్పాహారానికి లోటు లేకుండా, తర్వాత కూరగాయలవి కూడా ఇప్పుడు సాయంత్రం పూట నాకు ఫ్రీ అయిపోతా నేను. అప్ ఆహ్, వర్కు. ఆ ఫ్రీ అయ్యె
హ్మ్. హ్మ్. ఓకే. ఆ టైంలో కొంచెం తరుక్కుంటారు కూరగాయలవన్నీ.
అన్ని కడిగేసి ముందే పెట్టేసుకుంటాను. పొద్దున్న లేవగానే పిల్లలకి డబ్బాలు మా ఆయనేమో, ఆయన "నేను డబ్బా నేను కట్టుకుంటానులే అక్కడ చేసి పెట్టి చాలంటారు." ఆయన ఆయన డబ్బాలో ఆయనకు కావాల్సినట్టు పెట్టుకుంటారు. అర్థం చేసుకుంటూ ఉంటారు. అదే. ఆ! జా అర్థం చేసుకుంటారు. తర్వాత పిల్లలకి కూడా డబ్బాలవి కట్టి ఇచ్చేసి, నేనూ నేను నా పనిలో కూర్చుని మధ్యమధ్యలో బ్రేకున్నప్పుడు వేడి వేడిగా అన్నం పెట్టుకుని తింటాను. అది. ఇంట్లో ఉన్నాం కదా! అని. అది. ఆఫీసుకెళ్తే ఎలాగా తప్పదు.
హ్మ్. ఓహో! అదేలెండి. ఆ! చక్క అర్థం జేసుకున్నారు. మీ వర్క్ టెన్షను. అది 2. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అదేలెండి. అదేలెండి. అంటే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రామ్ హోమ్ వల్ల మీకు ఆహ్, ప్రయోజనాలే ఉన్నాయి గాని, ఏమి ఇలా ద ఇలా చేయలేకపోయానల ఆ బాధ అలా ఏం లేదా?
అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నా కొన్ని కొంచెం చికాగ్గా గూడా ఉంటుంది. అంటే ఆఫీస్‌కెళ్తే కొంచెం ఆ మన మన సహచరులతోటి ఈ కొలీగ్స్‌తో వాటితో కొన్ని డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఆ! ఆ పని కూడా తొందరగా చేసేసుకొని ఆహ్, కంపెనీ
హ్మ్. <chuckles> ఆ! అదేలెండి. ఆ! కొంచెం ఆ అవునవునవును. అది పని గూడా అంత తెలీదేమో అందరితో కలిసి ఉన్నప్పుడు.
అవును. అదే వ అదొకా లోకం‌లా ఉండేది. అందుకనే హైబ్రిడ్ గూడా నేను లైక్ చేస్తున్నా మనకే. హైబ్రిడని
ఓహ్! న్ అదేలెండి. ఓకే. అదే వారానికి ఒక 2 రోజులు.
3 రోలు, 2 రోలు వెళ్తూ ఉండాలి. ఇది బావుంది నాకు. ఎందుకంటే, ఒసారి ఆఫీస్ మొహం చూస్తే, అక్కడ క్లియర్‌గా ఏవనా డౌట్లవి ఉన్నా కూడా అడిగి తెలుసుకొని చక్కగా అది చేసేసుకుంటాం. అది. <chuckles> అది.
ఓహ్! నైస్. అదేలెండి. అదేలెండి. అదే, అదే. చాలా బా చెప్పారండి. అంటే మనకి ఎంత ప్లేస్ ఉన్నది కాదు మనం ఎలా సెట్ చేసుకోవాలి ఆఫీస్ పర్పస్ అయినా సరే, ఏదైనా సరే కుటుంబ ప్రయోజనం కోసం మనం ఎంత చక్కగా అ అమర్చుకోవాలనేది బా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి.
అవును. అది. అది. నాకు కూడా అదే. <chuckles> నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది నీతో మాటాడ్డం. ధన్యవాదాలు.
<giggles> ధన్యవాదాలు.
ధన్యవా